అలాగే ఇప్పుడున్న పిల్లలకి కూడా మనం కూడా అలాగే చేయాలండి. అంటే ఇప్పుడు వాళ్ళేదో ఆన్‌లైన్‌లో నాకు క్లాసులున్నాయి నాకు ఫోను కావాలి అని అంటే వెంటనే మనం గుడ్డిగా ఆ పని చేయకూడదనమాట. అసలెంతవరకు అవసరం? ఓకే. నీకు ఫోను కదా! కావాలి నీకు ఆన్‌లైన్ క్లాస్ వినడానికైతే ఇందులో చూసుకొ అని మన ఫోనే ఇవ్వడం. అలా ఇచ్చినప్పుడు కూడా ఫోనులో కొన్ని యాప్స్‌కి ఆహ్, ఇవుంటాయండి పేరెంటల్ కంట్రోల్స్ అని ఒక యాప్ ఆప్షన్ ఉంటది. అది ఖచ్చితంగా పెట్టేసివ్వాలి. ఇస్తే గనుక చిల్డ్రన్స్ అదే ఈ పిల్లలకి అది ఓపెన్ అవ్వదు. అలాగే మీరు చూసుకుంటే గనుక ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా ఈ ఆప్షన్ అనేది అవైలబుల్‌లో ఉంటుందన్నమాట. అంటే నెట్‌ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ చైల్డ్ లాక్ అని ఉంటది.
ఓకే. అవునండో. ఆ! ఓహ్! అంటే పే పేరెంట్స్ ఓకే. చేస్తే గాని అది అవ్వదండి? ఓపెన్ అవ్వదండి?
అవునండి. అవును. అంటే పేరెంట్స్ పెట్టిన పాస్‌వర్డ్ అది అక్కడ క్లిక్ చేస్తేనే గాని వాళ్ళకి రాదు. మనం చెప్పం కదా! ఎలాగో పిల్లలకి, ఆ పాస్‌వర్డ్ అనేది. వాళ్ళకు ఒక యాప్ లాక్ అనమాట. హ్మ్.
చాలా మంచిదండి! ఇది చాలా మంచిదండి. ఇది ఇంకా అందరికి కాని అవగాహన లేదండి. ఇలాంటి మంచి మంచి చేసినప్పుడు, ఇప్పుడు చూడండి, ఈ మన అందరని చెడుపోయినయి ఎక్కువగా ఉ మనకి ప ఇప్పుడు చూడండి, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని పలానా ఈ రీలొచ్చింది, ఆ రీలొచ్చింది, ఇలా చేసారు అని చెప్తారు గాని ఇలాగా పేరెంట్ కంట్రోల్ ఉంది. ఇలాంటియన్నీ ఎక్కువ ప్రమోట్ చేయరండసల.
అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. అంటే ఈ ఆప్షన్స్ ఉంటాయండి. కానీ మనం సెట్టింగ్స్‌లోకి వెళ్లి చూసుకోవాలనమాట. నేను చెప్తున్నాను కదా! ముందు మనమే ఆలోచించుకోవాలి.
<smacks lips> ఆ! అన్నీ ఇప్పు అన్ని ప్రతి ఒక్కరు అన్నిట్ల మీద వీడియోలు చేస్తారు గాని! ఇలాంటాట్లి మీద మంచి ఇది మంచిదండి.
హ్మ్. అవునండి. అవును. అంటే కంటెంట్ మంచిదైతే ఎక్కువ దూరం వెళ్ళదు కదా! ఎక్కువ మందికి వెళ్ళదు కదా! అదే ఇలాంటి ట్రెండ్స్ కానీ లేకపోతే ఏదో ఒక పిచ్చి పని గాని, అయితే త్వరగా వెళ్ళిపోతాయి అందరి దగ్గరికి. అందుకని ఎవరు పట్టించుకోరు ఇలాంటి విషయాలు రీల్స్ చేయడానికి.
మంచాటిల మీద ఎవరు వి అవునండి. ఇప్పుడు పిల్లలు ఆన్‌లైన్‌లో ఎక్కువ ఉంటున్నారు కదండీ! అయితే ఒకప్పుడు పిల్లలు ఇలా లేరండి.
హ్మ్. అవునండి.
బుద్దిగా ఇంట్లో కూర్చున్న ఓరి ఆల్లేదో ఆ మట్టిలో ఆడుకోవడమో, ఇంట్లో బొమ్మలతో ఆడుకోవడమో లేతే మళ్ళ నువ్వు ఎలా కూర్చోరా కదిలేవంటే కొడితే, ఆడు గంట, 2 గంటలైనా అలాగే కూర్చుంటాడండి. కదలడు కూడా కదలడండి. ఒకప్పుడండి. ఇప్పుడలా లేదండి. పిల్లలు చెప్తే తల్లిదండ్రులు వినాల్సిందండి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. ఖచ్చితంగా అండి.
ఆ! ఉప్పుడు దాన్ని దీన్ని మీరెలా చూస్తారండి?